నిజంగా ఏంటంటే, మనం మన జీవితంలో ఎక్కడికన్నా కుటుంబంతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, ఎక్కడికన్నా కొన్ని ప్లేసులకి వెళ్ళినప్పుడు ఏంటంటే, క్రౌడ్‌లో వెళ్తూ ఉంటాం. అలా కాకపోయినా ఎక్కడికన్నా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బ్యాగు మర్చిపోతూ ఉంటాం. అది ఎందుకు మర్చిపోతామో, మనకి కూడా తెలీదనమాట. కానీ దాన్ని ఎప్పటకో గుర్తిస్తూ ఉంటాము. ఇలాంటి సన్నివేశం మీ జీవితంలో జరిగిందా? దాన్ని మీరు మొదటగా ఎప్పుడు గమనించారు? అసలు ఆ సన్నివేశమెంటో మాకు చెప్తారా?
హ్మ్. ఖచ్చితంగా అండి. అయితే హ్మ్, నా లైఫ్‌లో అంటే ఒక ఇంపార్టెంట్, చ ఇంపార్టెంట్ అంటే లైఫ్‌లోనే చాలా ముఖ్యమైన దానికి వెళ్తున్నాం మెం చెప్పాలంటే, మాచ్ మా పెద్దమ్మ‌గారి కూతురు పెళ్ళనమాట. అయితే ఆ సమయంలో ఎట్లా అంటే ఆహ్, ఎవరొ అంటే ముందే మా‌వాళ్ళందరూ వెళ్ళిపోయారు ముందు. తర్వాత మేమేందంటే, కొన్ని షాపింగయి చేసుకొని మొత్తం వెళ్ళాలని అనుకొని, మా అక్క, నేను, అదె ఇప్పుడు పెళ్ళయ్యే అమ్మాయి ముగ్గురము. ఆ అమ్మాయి లగేజ్. <smacks lips> ఎ ఎ <giggles> ఇంకా లగేజ్ ఎట్లా అంటే, మొత్తం అన్నీ ఉన్నాయి. బంగారం ఉంది. ఆహ్, అమ్మాయి చీర పెళ్ళి చీరలు, పెళ్ళి జాకెట్లు అన్నీ. ఎక్కడికెళ్తున్నాము? తిరుపతి వెళ్తున్నాం. పెళ్ళి తిరుపతిలో.
హుహు. ఓహో! హుహు. ఓహో! హ్మ్. ఓహో! <giggles> హ్మ్. ఓకే. ఓహో! పెళ్ళి తిరుపతిలో.
పెళ్ళి తిరుపతిలో. నేనేమైందంటే, నేను బయలుదేరాను. టైమ్‌కి ముందే ఒక గంటన్నర ముందు బయలుదేరాను రైల్వే స్టేషన్‌కి. విళ్ళిద్దరు వచ్చేసారు ముందే. మా అక్క, మా చెల్లి ఇద్దరు. అంటే, పెద్దమ్మ వాళ్ళ
హుహు. ఓకే. ఓహో! అంటే మీరు ఆహ్, ప్రైవేటు అంటే ట్రైన్‌లో వెళ్ళారు మీరు. కార్ ఇవేమి బుక్ చేసుకోకుండా ట్రైన్‌లో వెళ్ళారు.
అహ! ట్రైన్‌లో వెళ్ళిపోయాం. మాకు కార్‌లు పడవనమాట. అందరూ కార్‌లో వెళ్ళారు. నేను, మా అక్క, ఈ అమ్మాయి మా ముగ్గురికి కార్ పడదు, బస్సు పడదు. <chuckles> <clears throat> ఇంకేంచేశామంటే, ఏసీ కోచ్‌లో బుక్ చేసుకున్నాం బెడ్స్ ముగ్గురికి. సరే వీళ్ళు ముందు వీళ్ళిద్దరుండేది ఒకచోట. వాళ్ళిద్దరొచ్చేసారు. నేను బయలుదేరి వస్తుంటే, దారిలో ఆటో వాడు ఏంజెసాడు, వాడు ఆహ్, ఆహ్, అవసరం వాడు డబ్బులు పెంచుకోవాలని చెప్పి మీటర్ మీద అనమాట ఛార్జి. ఊరంతా తిప్పాడు. అంటే, అరగంటలో రావాల్సింది గంటన్నర తిప్పాడు మమ్మల్ని. రైల్వేచేషన్‌కి. నాకేమో కొత్తె. నేనేందంటే హైదరాబాద్ అనేది నాకు కొత్త. ఇప్పుడే వచ్చాము. మేము వచ్చి 2 నెలలు అయిందంటే నేను ఈ హైదరాబాద్‌కి. షిఫ్ట్ అయ్యి హ్మ్. అసలు ఎక్కడ ఏడ తిప్పుతున్నాడో అర్థంకాలే. సరే అయితే న తెలియట్లేదు. సరే తీసుకెళ్తున్నాడు కదా అని అనుకున్నాను. సరే మొత్తానికైతే చేరుకున్నాను. కరెక్ట్‌గా నేనెప్పుడైతే ప్లాట్‌ఫార్మ్ దిగి, స్టెప్స్ ఉంటాయి. మెట్లు ఉంటయి కదా! ఆ మెట్ల మీద ఉన్నాను మెట్లు లాస్ట్ మెట్లు ఉన్నాను. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది.
హుహు. ఓహో! ఓకే. ఆహా! ఓకే. హ్మ్. రైల్వే స్టేషన్‌కి. ఓహొ! హుహు. అంతేలెండి. కొంచెం. హ్మ్. తెలియట్లేదు. హ్మ్. హుహు. హ్మ్. అవును.